అయితే కొంతమందికి ఆహ్, వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకుంటే ఏదోలా ఫీల్ అవుతూ ఉంటారు. ఆహ్, పాత వాటిని రీస్టైలింగ్‌కే వాళ్ళు కొంచెం ఎక్కువ మబ్బు చూపుతారనమాట. అంటే మీరు ఎలాంటి మంచి పాతవి రీస్టైల్ చేసి ఏసుకుంటూ ఉంటారా? లేదా దాన్నె వాడుతూ ఉంటారా?
అవునవును. అవునవును. పాతవి రీస రీస్టైలింగ్ అంటే నాకు ఎక్కువ కొన్నైతే బా అనిపిస్తాయి. కొన్ని ఫ్యాషన్ కోసము అది మార్చేసరికి అది ఇంకా ఇంకా బా ఇంకా ఒక దారుణమైన <chuckles> లుక్ వస్తుందేమో అని అనిపిస్తది. ఇప్పుడు మనము చీరలు ఉన్నాయి. అవి రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత ఇంకా అవి బోర్ కొట్టినప్పుడు వాటిని కుర్తాలుగా చే కుట్టించుకోవడము లేదంటే ఫ్రాకులా కుట్టించుకోవడము అది బానే అనిపిస్తుంది.
హ్మ్. <chuckles> ఆ! హ్మ్. అవును. హ్మ్.
హ! హ! అవి బావుంటాయి కూడా చూడడానికి.
అంటే నిజంగా. చాలా బావుంటాయి. ప్లెయిన్ శారీస్ అయితే ఇంకా బావుంటాయి. అయితే మీరు ఇలా చేసినవి ఏమైనా ఉన్నాయా? పాత హ్మ్.
హ్మ్. ఆ! నేను ఆ! నేను ఎక్కువ ఇలాన శారీస్‌ని నా మా పిల్లలు ఇద్దరికీ ఒకేలాంటి ఫ్రాక్ కుట్టియడము లేదంటే స్కర్ట్ లాగా చేయడము అలాంటివి అయితే బా అనిపిస్తది గానీ కొంతమంది అయితే దాన్ని మొత్తానికి రెండు మూడు కలిపి పైన ఒక బిట్ కింద ఒక మళ్ళీ దానికొక బోర్డర్ ఒకటి అట్లా చేసేసరికి అరేయ్ దీనికన్నా ముందున్న లుక్కే బావుంది గదా దీన్ని ఎందుకు ఇంత చెడగొట్టారొ అని అనిపిస్తది.
పాత్ హ్మ్. అయ్యో! హ్మ్. అయ్యో! అంటే, అన్నీ ఇలా చెడిపోయినవే కాకుండా, పాతా చీరల నుంచి కానీ, లేదా పాత డ్రస్సుల్ని కానీ, మంచిగా స్టైల్ చేసి, అబ్బా! దాన్ని చూసి మురిసిపోయిన ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమన్నుందా మంచిది?
హ్మ్. హుహు. హ్మ్. ఆ! మా, మా అమ్మ చీర ఒకటీ ఆహ్, ఆమెకి ఇంకా అది నచ్చలేదనమాట. అప్పటికే చాలా ఏళ్ళయిపోయింది ఆమె గొనుకొని. అప్పుడు నాకు ఆ చీరంటే ఎందుకో ఇష్టం. అది నేనూ టాప్‌గా కుట్టిచ్చుకొనీ, అది నేనే ఎప్పటికీ అప్ అప్పుడప్పుడు ఏదన్నా సో, ఒక్కొక్కా స్పెషలకేషన్సున్నప్పుడు, అలాంటప్పుడవేసుకుంటాను.
హ్మ్. హ్మ్. అంటే, అది ఎలాంటి చీరా? ఆహ్, సాదా చీరా, లేదంటే ఆహ్, ఎంబ్రాయిడరీ ఒచ్చిందా? ఓహ్! కొత్త చీర. ఆ!
లేదా అదీ పట్టు చీరనే. ఆహ్, పట్టు చీరనే, కానీ దానికి చిన్నగా, దాని మీద ఒక అద్దాలు వర్క్ జేపిచ్చీ ఆహ్
ఓహ్!
ఆ! అట్లా కుట్టించుకున్నా అనమాట. అది ఎప్పుడు నాకూ, ఒక స్పెషల్ల్ ఇదిలాగా ఉంటుంది. ఆహ్
హ్మ్. అయితే, ఇప్పుడూ పాతవి ఇలా రీస్టైల్ చేస్తూ ఉంటారు గదా సహజంగా. పాత‌దాంది కాస్టేమో ఒకా, ఒక 2,000 యేసుకుందాం సుమారు. కొత్త దానిగా మార్చే క్రమంలో ఏమవుతుంది అంటే, అదొక్కోసారి 5,000కి యెళ్ళిపోతూ ఉంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. అవును.
ఆ! ఇలా చేస్తూ ఉంటారు గదా! మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా?
హ్మ్. నేనూ కొన్ని కొన్నీ షాప్స్‌లోనో, లేదంటే ఈ ఫ్యాషన్ షోస్ లాంటివుంటాయి గదా! అవి చూసినప్పుడు నాకేం చెయ్యాలో గూడా అర్థం కాదూ. అదేంటీ ఇన్ ఇంత చండాలంగా చేసి, దీనికెందుకింత కాస్ట్ పెట్టారా అని అనిపిస్తదనమాట. హ్మ్.
హ్మ్. ఓహ్! అయ్యో! అవును. హ్మ్.
ఒక్కో కొన్ని కొన్ని శ శారీస్ బావుంటాయి. కానీ దా అక్కడ గూడా ఆహ్, కొంచెం కొంతమంది ఎక్స్పోస్ జేయాలనో, ఏమో! దానికి ఆహ్, అక్కడ క బ్లౌస్ చిన్నదేసుకోవడము అలాంటివి చేసేసరికి అసలు ఆ శారీకి ఉన్న లుక్ గాని అదంతా పోతుంది. అలాంటప్పుడు ఎందుకంత పాడుజేయడము. ఏదో <smacks lips> ఇప్పుడు ఎం‌త్ వాళ్ళ వే అది అందరం వేసుకోదగ్గట్టు ఉండదు. ఏదో ఒకళ్ళిద్దరు ఏ వాళ్ళ ఏసీ రూమ్స్‌లో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు బ్ బయటకైతే అవి ఎసుకొని తిరగలేము. యేసుకొని వెళ్తే ఏంటి ఈ అమ్మాయి ఇట్లాంటి బట్టలేసుకొచ్చిందని అందరూ మ‌న్నే చూస్తారు.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. నిజమే. హ్మ్. అయితే మీరు ఇందాక చెప్పారు గదా! మీ అమ్మగారిది చీరల హ్మ్, ఆహ్, డ్రెస్‌లా కుట్టిచ్చా అని జెప్పేసి. అది అలా చేయించే క్రమంలో అదనే కాదు. పాతవేవైనా అలా చేయించే క్రమంలో దాని ఫ్యాబ్రిక్ ఉంటుంది గదా! ఆ ఫ్యాబ్రిక్ కొన్నిసార్లు ఓల్డ్ అయిపోతూ ఉంటుంది. లేదా ఏదన్నా చిన్న చిన్న మచ్చలు ఇలా ఉంటూ ఉంటాయి గదా! అలాంటి సమస్యల్ని ఎలా ఎలా వాటిని కొంచెం పూడ్చడానికి చూస్తారు?
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అవునవును. అవును. అవునవును. ఆహ్, అలాంటివి ఒచ్చినప్పుడు, నేను దాన్ని అక్కడి దాకా కట్ చేసి లేద్ దానికి మంచి బోర్డర్ వేపియడమొ, <sniffs> లేకపోతే, దాని మీద మరకలు లాంటివి ఉంటే, అది కనపడకుండా అక్కడ డిజైన్ పెయింటింగ్ ఏపియడమొ, లేదంటే, ఎంబ్రాయిడరీ వర్క్ చేపియడము.
హ్మ్. ఆ! చాలా మంచి ఐడియా. హ్మ్.
ఆ! అలాంటివి చేస్తే ఆబ్ మరకలు అవి కనపడవు. ఇంకా మనకి ఆ చీర మనతో ఉంది, అనే సాటిస్ఫాక్షన్ బావుంటుంది.
హ్మ్. అవునవునవును. అయితే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా! ఇన్‌ఫ్లూయెన్సర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఏసినవి మళ్ళీ వెయ్యరన్నమాట. దాన్ని ఏదో ఒక విధంగా రీస్టైలింగో ఇలా చేస్తూ ఉంటారు కదా!
హ్మ్. అవును. అవునవును. హ్మ్. హ్మ్. అవును.
అలా చేసిన వాటిల్లో మీకు, మీకు నచ్చిన ఇన్‌ఫ్లూయెన్సర్ అవ్వచ్చు, సెలబ్రిటీ అవ్వచ్చు. అరే! ముందు దానికంటే ఇది బాగుంది కదా! అనిపించినయి ఏయన్నా ఉన్నాయా?
ముందు దానికన్నా... ఇప్పుడు బావుంది. అంటే హ్మ్.
అంటే ఆహ్, మీకు ఒక క్లూ ఇస్తున్నాను. నేనైతే సమంతది ఇది చూశానన్నమాట. ఆవిడది ఆహ్, పెళ్ళిది ఆ! గుర్తొచ్చిందా?
ఆహా! ఆహా! ఆ! మ్యారేజ్ డ్రస్సా! అది మొత్తం మార్పించి బ్లాక్ కలర్‌లో <chuckles> ఆహ్, అది బావుంది. కానీయా
హ్మ్.
ఆహ్, అది వైట్ గానే బాగుందేమో అనిపించింది. ఎందుకంటే, అది మ్యారేజ్ మేయ
అయ్యయ్యో! ఓకే. ఓకే. అంటే మీ అభిప్రాయం మీది. ఆ! అంటే సరే మీకు నచ్చినవి ఏమన్నా ఉన్నాయా? అలా అంటే, అరే! ఇది పాతగా కాకుండా కూడా కొత్తగానే బాగుందిరా! అని చెప్పేసి అనిపించినవి? లేదా మీరు ట్రై చేయాలనుకుంటున్నవి?
ఆహా! ఆ! హ్మ్. ఆ! ఈ కోన్ కొన్ని, కొన్ని ఆహ్, డ్రెసెస్ మనము ఒకలాగా కుట్టించాలనుకుంటాము. లేదంటే, ఒక క్లాత్ తీసుకొని కుట్టించిన తర్వాత అది ఒక ఒకొక్క కొంతమంది టైలర్స్ వల్ల కూడా అది మొత్తం పాడైపోతుంది.
అవునండి. వాళ్ళ వల్లే మొత్తం అసలు. హ్మ్.
పాడైపోయినప్పుడు. ఇంక మనము ఆహ్, అది పా పాడయలేము, లేదంటే ఉంచుకోలేము అన్నట్టు అయిపోతది. అలాంటప్పుడు కొంచెము మనం పేషెన్స్‌తోటి దాన్ని ఎట్లా ఇంకా కొంచెం బా చేయొచ్చు అని ఆలోచిచ్చి చేస్తే, దానికి నిజంగానే మంచి లుక్ వస్తుంది. లే ఒక్కొక్కసారి ఆహ్, ఆరెంజ్ ఒకటని నేను అమెజాన్‌లో, ఒక ఆరెంజ్ కలర్ టాప్ ఆహ్, బాగా నచ్చి తీసుకున్నానమాట. తీసుకొని, అది ఇంటికి వచ్చేసరికి ఈ బీజేపీ కలర్ ఉంటది చూడండి. అట్లాంటి ఆరంజ్ అన్నమాట అది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యో! ఏం చేసారు మరి దాన్ని?
ఇంకా... ఇంకా మా మా హస్బెండ్ అయితే తిట్లు. "ఏంటి అసలు అది నువ్వు నువ్వు అసలు నాతో పాటు రాకు అక్కడికి" అని చెప్ చెప్తే
<laughs> ఆ! అయ్యో! ఆహ్, అంటే ఇంక దాని తర్వాత ఏం చేయలేదా? రిటర్న్ పెట్టేశారా? లేకపోతే, ఏదన్న రీమోడలింగ్ చేసారా దాన్ని?
హ్మ్. మళ్ళీ హ్మ్. లేదు. ఆ! దానికి డై తీసుకున్నా నేను. క్లాత్, డై ఉంటది కదా! అది తీసుకుని
హ్మ్. ఎందుకని? ఎందుకు డైన్ తీసుకున్నారు? రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంది కదా! క్లాత్ నచ్చిందా?
మరి అంత బ్రైట్ కలర్ వేసుకున్నానంటె, మెరిసిపోతానని ఇంకా, ఆహ్, డై తీసుకొని ఆహ్, క్లాత్స్ ఆహ్, బట్టలకేసే డై తీసుకొని కొంచెం డా బ్లాక్ కలర్ లాంటిది ఎక్కువ వేయకుండా దాన్ని కొంచెం, ఒక 2 షేడ్లు తగ్గించానమాట. తగ్గిచేసరికి అది అప్పుడు కొంచెం వేసుకోదగ్గట్టు మామూలు కలర్‌లోకొచ్చింది. లేకపోతే ఆ! హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. అమ్మయ్య! అమ్మ! అమ్మయ్య! ఫలితం దక్కింది అని అనుకున్నారా? అయితే
ఆ! లేకపోతే అసలు మా హస్బెండు, "నువ్వు నాతో రాకులే, అసలు వెళ్ళడం కూడా మానేద్దాం" అన్నట్టు చెప్పాడు.
అయ్యో! ఒక డ్రెస్ వల్ల ఎందుకులెండి పాపం. అయితే, మనము బయట క్లాత్స్ తీసుకుంటూ ఉంటాం ఇలా కుట్టించడానికి. అలాగే ఈ ఆన్‌లైన్‌లొ ఆర్డర్ పెడుతూ ఉంటాము. మీరు ఈ ఆన్‌లైన్‌లొ ఆర్డర్ పెట్టిందనికి, లేదా ఈ బయట మనం చూస్తూ ఉంటాం కదా! క్లాత్స్ తీసుకుంటూ ఉంటాం. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? అంటే ఆహ్, డిఫరెన్స్ కూడా ఉంటుంది. మనీ డిఫరెన్స్ కూడా ఉంటుంది రెండిటి మధ్య. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? బయట తీసుకోవడమా? లేదంటే ఆన్‌లైన్‌లొ క్లాత్ తీసుకొని కుట్టించుకోవడమా?
ఆ! అవునా? అవును. అవునవును. ఆ! ఆ! ఆ! అవ్ ఆన్‌లైన్‌లో నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమే అది ఎప్పుడో ఒస్తదన్నమాట. అక్కడ కనిపిచ్చే కలర్ ఒకటి వస్తే, మనకి ఇక్కడ ఇంటికి వచ్చేసరికి ఒక రంగు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఆహ్, మనం ఆ క్లాత్ వాడు చెప్పింది ఆ కాటన్ మెటీరియలు లేకపోతే, బనారస్ మెటీరియల్ అని వాడు రాస్తాడు. కానీ, ఇక్కడ క మన దగ్గరకొచ్చేసరికి అది అట్లా ఉండదన్నమాట. గరుక్, గరుగ్గ అలా ఉంటుంది. కాబట్టి, ఆన్‌లైన్‌లో కొన్ని నమ్మొచ్చు కానీ, అన్ని నమ్మలేము. ఆహ్, మనం వెళ్ళి, చూసి, ముట్టుకొని కొనుకుంటేనే బావుంటుందని నా అభిప్రాయం.
హ్మ్. అవును. నిజమే. హ్మ్. అవును. హ్మ్. అయితే మీరైతే ఇప్పుడు క్లాత్ అనేవి అంటే మనకి బడ్జెట్‌లో వస్తేనేమో క్లాత్ కొంచెం ఒక రకంగా ఉంటుంది. అదే విధంగా మనం క్లాత్ బావుండాలనుకుంటే రేట్ కూడా అదే విధంగా ఉంటుంది. మీరైతే రెండిట్లో ఏది జూసుకుంటారు?
అవును. హ్మ్. అవును.
క్వాలిటీనా లేదంటే కాస్టా?
ఆ! నేనెక్కువ క్వాలిటీయే చూస్తాను. కాస్ట్ అంటే హ్మ్. <smacks lips> ఇంకా మనం పెట్టాలి కాబట్టి ఆ క్వాలిటీ గావాలంటే పెట్టాల్సొస్తుంది. ఆ! తప్పదు ఇంగ. <giggles> లేదు ప హ్మ్. డైలీ వేర్ అలాంటివైతే మాత్రం ఆహ్, కాస్టే చూస్తా. ఎక్కువ వ మెటీరియల్ అవన్నీ కాకుండా.
హ్మ్. హ్మ్. అం హ్మ్. కానీ! ఒక మీకెప్పుడూ అనిపిచ్చలేదా మరి ఇది ఎప్పుడో ఒకసారే గదా! యేసుకునేది. దీనికి ఇంత రేటు పెట్టాలా అని చెప్పి ఎప్పుడు అనిపిచలేదా? కొన్ని కొన్ని సార్లు మనం పెళ్ళిళ్ళకి ఇట్లా కొంటుంటాం గదా!
నేను ఆహ్, నేనెక్కువ బట్టలకి పట్టు చీరలు అయితే తప్ప పెట్టను. ఆహ్, హ్మ్, లేకపోతే ఆహ్, అంత ఎక్కువ పెట్టి ఏం కొననన్నమాట. మహా అయితే 3000 అంతే. అంతకు మించి ఇక క్రాస్ జేయనన్నమాట. అవి ఆహ్, పార్టీ వేర్ అయిపోయిన తర్వాత ఇంకా హ్మ్. ఇంటి దగ్గర పార్టీలో, లేకపోతే కిట్టి పార్టీలకో అట్లా వేసేసుకొని ఆహ్, హ్మ్, వాడేస్తాను. అది అట్లా కొన్నాను గదా అని ఏమి ఇంట్లో బీరువాలో పెట్టనన్నమాట.
హ్మ్. అబ్బా! హ్మ్. హ్మ్. అయ్యా! పాడేసేదే ఏంటండి రీస్టైలింగ్ జేయండి. పిల్లలకి మంచిగా ఫ్రాకులు కుట్టడమొ, లేకపోతే మీరే ఏదో ఒకటి కుట్టుకోవడమొ. ఆ!
ఆ! అది కూడా చేస్తాను. క అట్లా పార్టీ వేర్ కదా! ఇది పార్టీ‌లకే యేసుకోవాలి. ఒక్కసారే యేసుకోవాలి. అనేముండదు.
ఓహ్! ఓకే. ఆ విధంగా జేస్తారన్నమాట. చాలా బావుందండి మీతో మాట్లాడ్డం. పాత దుస్తుల్ని ఏ విధంగా రీస్టైల్ జేస్తారు అలాగే క్వాలిటీ పరంగా గానీ చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
తనే హ్మ్. హ్మ్. ధన్యవాదాలు.